<giggles> వెళ్ళాలండి. అంటే మనకు కొంచెం ఆహ్, ఆ స్క్రీన్ ఆన్ టైమ్ గూడా తగ్గుతుంది. కొంచెం ఆహ్, మనకి కళ్ళ మీద ఎఫెక్ట్ గూడా బడదు. అంటే మనం కి ఒకా, మన 2 ఫోన్స్ క్యారీ ట్ చేసేవాళ్ళుంటారు చాలామంది. ఇప్పుడు 2, 2 ఫోనులు క్యారీలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఒక చిన్న కీప్యాడ్ ఫోను మాట్లాడడానికి ఒక కీప్యాడ్ ఫోను ఉంచుకుంటే ఒకటి వాట్సాప్‌కి అలాగా పెట్టుకుంటే అయిపోతుంది.
ఆహా! ఆహా! హ్మ్. హ్మ్. ఆహా! అంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాం అనమాట. ఈమ్ టెక్కి కీప్యాడ్ కీప్యాడ్ ఫోను నుంచి మొదలుపెట్టాము మనం తర్వాత టచ్ స్క్రీనొచ్చింది. ఇవ ఈ సామ్సంగొచ్చింది మొబైల్ విప్లవం మొదలైంది. అటునుంచి తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడ మొదలెట్టామో అక్కడికే ఆ కీప్యాడ్ ఫోనుకే వస్తున్నాం. ఇందులో ఇప్పుడు వా ఆ కీప్ దాంట్లో వ్ వాట్సాప్ ఉండదు. ఇంకో వేరే విధమైనటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఏమంటారు దీన్ని?
హ్మ్. అక్కడికే రావాలి. ఇప్పుడు, ఇప్పుడు హ్మ్. అవును. అవును. హ్మ్. అవునవును. అవును. అవును. ఆ! అయితే ఈ మనం మొదలుపెట్టింది గాబట్టి చిన్నప్పుడు నా ఒక 2000 సంవత్సరంలో మొదలైందే ఇది గాబట్టి ఒక పరిణామం లాగా ఏర్పడింది. అంటే కీప్యాడ్ ఫోను కీప్యాడ్ ఫోను నుంచి టచ్ ఫోను మీరు ఇందాక అన్నట్టు ఆహ్, మ వెళ్ళినా గూడా మనకు అంత ఎఫెక్ట్ పడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకి అత్యవసరమయ్యేవి వాట్సాప్ కాల్స్ అవి పెట్టుకొని ఆహ్, లేకపోతే ఒకటే ఫోను క్యారీ చేషినా గూడా వాట్సాప్ గాని అవి మనకి అవసరమయ్యే యాప్సే బెట్టుకొని మిగతావన్నీ చెత్త దీషేస్తే ఆహ్, అయిపోతుందని నా అభిప్రాయం.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! హ్మ్.

హుహు. ఇప్పుడు ఇందులోని అవసరం తక్కువ అనవసరం ఎక్కువ అన్నటువంటిదయిపోయింది ఈ నోటిఫికేషన్స్‌తో. హ్మ్. దీనివల్ల మనకి శారీరకంగా శ్రమ ఫిజికల్‌గా ఏవనా స్ట్రెస్ ఏవన్నా ఎదురవుతుందా అండి దీనివల్లని?
ఆ! అవును, చాలా ఉంటాయి. అవును. హ్మ్, హ్మ్. ఆ! మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి శారీరక శ్రమకంటే. ఇప్పుడు ఆ నోటిఫికేషన్లను గూడా చాలామంది కొన్నిసార్లు ఆహ్, క్లియర్ జేయకుండా అలానే పెట్టేస్తుంటారు. నేను చూసిన వాళ్ళలో, ఆ! ఎలాగంటే రోజు రోజులు రోజుల తరబడి నోటిఫికేషన్లుంటాయా, ఆ నోటిఫికేషన్ల పైన నోటిఫికేషన్ సెంటర్‌లో అలానే ఉంటాయవి. క్లియర్ గూడా జేయరు. ఆహ్, దానివలన ఏమైతుందంటే మనకి ఒక్ కొన్నిసార్లు మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్లనేవి దాంట్లోనే జంబ్లింగ్ అయిపోతుంటయి. ఆహ్, ఫర్ సపోజ్ మనక్ హ్మ్, సపోజ్ మనకి ఆ! మనకి ఏదన్నా జాబ్ అప్లై జేసుంటాం మనం. ఆ జాబ్ నోటిఫికేషన్ మనకి మెయిల్‌కి పంపించుంటారు వాళ్ళు.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. హ్మ్. కే అందులోనే ఉండిపోతాయి. అవసరవేమో అత్యవసరవేమో తెలీదు. హ్మ్. హుహు.
హ్మ్, అలాగ మనం వెతికేటప్పుడు దాంట్లో అసలు వెతుక్కొవాల్సొస్తుంది మనల్ని. నాకు స ఎదురైన సందర్భమండి ఇది. ఒక అంటే ఒక నోటిఫికే అంటే నాకు ఆ నోటిఫికేషన్‌లో ఏది, ఏదెక్కడుందో గూడా ద అర్థం గాదు కొన్నిసార్లు. అంటే ఏ యాప్‌కి మనకి ఈమెయిల్ ఎక్కడుంది, అలాగ అని గూడా అర్థం గాకుండా మొత్తం కలిసిపోయుంటయి.
ఓహ్! హుహు. హ్మ్. హుహు.
ఆహ్, అలాంటప్పుడు ఈ ఇందాక చెప్పినట్టు ఆహ్, నోటిఫికేషన్లు మనకి ఏవైతే అవసరమున్నాయో, అలాంటివి మాత్రం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకోటి లేకపోతే మనకి ఇవి చిన్న ఫోన్లు వాడుతుంటారు కదండీ. ఆహ్, కీప్యాడ్ ఫోన్స్ అంటారు. వాటికన్నా <chuckles> షిఫ్ట్ అయిపోతే కొంచెం మనశ్శాంతిగా అన్నా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆ స్ట్రెస్ అంతా వద్దనుకుని మనకి మెయిన్ కాల్స్ వాటి కోసమొక చిన్న కీప్యాడ్ ఫోను వాడుకుంటే వాటిలో నోటిఫికేషన్స్ గాని, ఇవి గాని కొంచెం వాటి హడావిడి కొంచెం తక్కువ ఉంటుంది వాట్లల్లో.
హ్మ్. అవును. అవునవును. ఆహా! ఆ! అంటే మళ్ళి కీప్యాడ్ ఫోన్‌కెళ్ళాలంటున్నారు మీరు.

ఆహా! ఇయన్నీ.
అదెలా ఎఫెక్ట్ పడుతుందంటే, వాళ్ళూ తినే ఆహారం గూడా వాళ్ళకీ ఏమంటరది, ఆహ్, బాడీ ఇది జేసుకోలేకపోతుందండి. ఆహ్, ఇంకోటి
హ్మ్. అంటే జీర్ణం జీర్ణక్ ఆహ్, వ్యవస్థనేటువంటిది కూడా దెబ్బ తినేస్తోంద? ఆడ తిన చినప్
అ ఆ! జీర్ణక్రియ గానీ, మనకి మానసిక ఆరోగ్యం గానీ, చాలా దెబ్బదింటుంది దాని వలన. ఆ! కొంతమందీ పిల్లలు ఎలాగంటే, ఆహ్, ఇవి పబ్జీయో ఏదో గేమ్సంటరు వాటిని. ఆ! అవే తరచుగా అవే ఆడుతూ ఉంటరు. ఆ! నేను చూశాను గూడా ఎక్కడో న్యూస్‌లో జూశాను. ఆహ్, ఇలాగ గేమ్స్ ఆడి, ఆడి ఒకా పిల్లాడు ఆహ్, ఫోనియ్యకపోతే పిచ్చోడయిపోయాడంట.
హ్మ్.
ఒక్కటి గాదు, చాలా సందర్భాల్లో జూశానిలాగ న్యూసులలో. ఆహ్, ఇలాగ ఫోను చేతిలో ఫోను లేకపో లేకపోయినా గూడా, ఇలాగా గేమాడుతున్నట్టు, ఏదో జేస్తున్నట్టూ ఇది జేస్తన్నారు. అ అంటే, ఆ మతిస్థిమితం తప్పిపోవడంలాగా.
అవు స్థిమితం తప్పిపోడంలాంటియి జరుగుతుంది. అయితె, ఇప్పుడూ ఇలాంటీ హ్మ్, ఈ నోటిఫికేషన్లు, ఇవి, మనం ఈ ఫోకస్‌ని పోగొట్టడానికి ఆహ్, మనవంతా ఆరోగ్యంగా ఉండడానికి ఏ రకమైనటువంటి చిట్కాలు పాటించాలి ఏవన్నా తెలిసిన ఒకటి చెప్పండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! నేనైతే చేశానండి. నా నేనింప్లిమెంట్ జేసుకున్నానది. ఆహ్, పొద్దున్నే లేచీ ఆహ్, ఒకా 5:30 ఆ సమయంలో లేచి, ఆహ్, నేను ఫస్ట్ కొంచెం ఆహ్, ఇంట్లోనే కొంచెం వ్యాయామంలాగా జేసుకొని, అక్కడి నుంచీ జిమ్‌కెళ్ళే వాడినండి. వె వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్తున్నాను గూడా. దాని వలనా మనకీ నేను దానికంటే ముందు ఎక్కువగా మార్నింగ్ <giggles> 6 గంటలకే లేసీ, ఫోను చూసేవాడిని ఏమేం నోటిఫికేషన్లొచ్చినయి, ఆహ్, ఏం జరుగుతుంది, అసలు వే టు న్యూస్ ఆహ్, యాప్పని ఒకటుంటుంది. ఆహ్, ఎక్కువగా దాన్ని జూసేవాడిని మార్నింగ్ లేసి.
హుహు. హ్మ్. హ్మ్. హుహు.
న్యూస్‌లాగ. ఆహ్, పేపర్ చదవడం మానేసీ, దీనికి అడిక్టయినట్టు, స్క్రీన్‌కడిక్టయినట్టు.
ఓహో!
మార్నింగే లేచి అలాగా దాంట్లోన్ దాంట్లోని న్యూస్ జదివేవాడిని. ఆ! అలాగే ద ఆహ్, దాని నుంచి అదే, ఆ న్యూస్ చదవడమయిపోయిన తర్వాత, ఏదో ఇన్స్‌స్టాగ్రామ్ జూద్దామని జెప్పేసి దాన్ని తెరిచేవాడిని. అలాగ గంటలు గంటల్ల సమయం వేస్టయిపోయేది. దాని తర్వాత హ్మ్. ఒక రోజూ ఉండీ అనుకున్నాను, ఏ ఇదంతా చేంజ్ జెయ్యాలి, రొటీనంతా చేంజ్ జెయ్యాలని జెప్పేసి. హ్మ్.
హుహు. భయమే. హుహు. మానాలనుకున్నారనమాట. అయితే, ఈ నో నోటిఫికేషన్లు మీ ఫోకస్‌ని ఎలా పడగొడతాయి, ఎలా చెడగొడతాయనేటువంటిది, దీనికి తగిన చర్యల గురించి ఎంతో వివరించారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
ఆ! నాకు గూడా ఈ విషయాలు మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఆహ్, ధన్యవాదాలండి.
ధన్యవా

హ్మ్. హ్మ్.
అలాగా వాళ్ళు చాట్ చేసున్ హ్మ్, చాట్ చేస్తూనే ఉంటారు గదా! ఇప్పుడు మా ఫ్రెండ్సు వాళ్ళు ఉన్న గ్రూప్ గూడా.
హ్మ్.
అలాగా నాకు పైన దర్శనమిచ్చేవి అవి. పైన కనిపించేవి. మనం పిన్ చేసి పెడతాం కదా కొన్ని మెసేజు‌లు! అవి ఇంపార్టెంట్ ఆ! ఇంపార్టెంట్ మెసేజు‌లు మనం పిన్ చేసి పెడతాం కదా! ఆ మెసేజుల కింద ఓస్తుండే. ఆ! నేను ఎవరికో ఒక సమ్‌థింగ్ ఎవరికో ఒకరికి మెసేజ్ జేయాలి నేను అనుకుంటే వెతికి, వెతికి, వెతికి పెట్టాల్సొస్తుండే. అయితే వాటిని ఏం చేసేవాడినంటే, నేను ఆహ్, ఏమంటారు మ్యూటంటారు కదా! మ్యూట్ ఆప్షన్ ఉంటది దాంట్లో వాట్సాప్‌లో కూడా. వాట్సాప్‌లో గానీ
మెసేజు‌లు. అవును. ఇంపార్ అవును. హుహు. హ్మ్. ఓకే. ఆ సౌండనేటువంటిది, అది ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా హ్మ్
హ్మ్. ఆ! సౌండ్ అనేది ఇంకోటి ఎక్కువగా విసుగు చెందినప్పుడు కూడా, వాట్సాప్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తుండేవాడిని. అంటే వార్ మనకి ఫోనులో ఆప్షనుంటుంది సెట్టింగ్స్‌లో.
అవును. ఆహా!
ఆ! ఆ! సెట్టింగ్స్‌లో హ్మ్.
అయితే ఇప్పుడు మీరు ఈ నోటిఫికేషన్లనేటువంటివి, మిమ్మల్ని ఎప్పుడైనా ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాయా? అంటే ఓ ఇబ్బంది అన్ దా అంటే, నేను అడగడం ఎలా అంటే ఆహ్, విసుగనిపించిందా? రోజు ఇవేవో కుప్పలు, తెప్పలుగా నా ము ఫోన్లో పడిపోతూ ఉంటాయి, ఇవి చూస్తూ ఉండాలి అనిపించిందా? లేపోతే ఇది చూడడంలో మీకు ఏమన్నా కొంచెం ఆనందం అనిపించిందా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! <chuckles> నాకు తెలిసీ అలాగా నోటిఫికేషన్లు ఓస్తుంటే, ఏ మనిషికి కూడా ఆనందం అనిపియదండి నాకు తెలిసి. ఆ! ఎందుకంటే నేను ఆహ్, అలాంటి సందర్భాల్లో ఏం చేసేవాడిని అంటే, ఫోను సైలెంట్‌లో పెట్టేసేవాడిని.
ఓహో!
సైలెంట్‌లో పెట్టేయడం వల్ల, నాకు వచ్చే ఇంపార్టెంట్ కాల్సులు గూడా అటెండ్ చేయలేకపోయేవాడిని నేను. ఆఫీస్ నుంచే ఎక్కువ కాల్ చేస్తుండే నాకు. ఆ కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోగా ఆహ్, కొంచెం ఇ ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. ఆ! ఇలా ఇంకోటి మనకి స్పామ్ కాల్స్ వస్తుంటాయి ఎక్కువగా. ఆ! ఏవో క్రెడిట్ కార్డ్ కంపిన్లు గానీ, ఏవో ఈ కామర్స్ సైట్ వాళ్ళు గానీ, ఇలాగ కాల్ చేస్తుండేవారు ఎక్కువగా స్పామ్ కాల్స్. "ఇలాగా మా క్రెడిట్ కార్డ్ తీసుకోండి, అలా తీసుకోండి" అని చెప్పేసి కాల్సు కాల్స్ చేస్తుంటే
ఆహా! హ్మ్. ఇబ్బంది పడిన రోజులున్నాయి. హుహు. హ్మ్. ఆ!
సైలెంట్‌లో పెట్టేసేవాడిని ఫోనుని ఎక్కువగా.
ఓహో!
ఆ! డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు గానీ, అలా అసలు తెలీదు మనకిప్పుడు పని చేస్తున్నాం, డెస్క్ మీద పెట్టి ఫోను పెట్టి ఉంచున్నాం అంటే, మనం చూడొచ్చు. డ్రైవింగ్‌లో మనకు దృష్టి అంతా మనకు రోడ్ మీద ఉంటుంది కాబట్టి ఫోను ఎక్కువ చూడము, అలాంటి సమయాల్లో ఆఫీస్ నుంచి గానీ, ఇంట్లో వాళ్ళ నుంచి గానీ, ఫోన్లు వస్తుండే అలాంటి సమయాల్లో మిస్ అయిపోతుండేవాడిని. ఇలాగ ఈ నోటిఫికేషనల ద్వారా కొంచెం ఇబ్బందిగానే ఉండిందండి.
హ్మ్. హుహు. ఆ! ఆహా! అంటే నోటిఫికేషన్లు అంటే ఇప్పుడు కొంతమంది చూడండి అర్థం, పర్దనుపు లేని నోటిఫికేషన్లు కూడా పెడుతూ ఉంటారు. ప్రతీదీ హ్మ్, ఆహ్, అంటే ఎందుకు పెడతారో కూడా తెలీదు. దాంట్లో ఏం అర్థం ఉంటుందో తెలీదు. దాంట్లో ఎం ఆనందం ఉంటుందో తెలీదు. అలాంటివి పెట్టినప్పుడు అంటే ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలకు కొంచెం విరుద్ధమైనటువంటివి నోటిఫికేషను కార్యక్రమనేది. అంటే అలా మనా సంస్కృతిని హ్మ్, ప్రతిబింబించే విధంగా ఉండేవి ఏమన్నా నోటిఫికేషన్లుంటాయా? లేపోతే ఇలాంటి వాటి వల్ల ఏమన్నా వ్య వ్యవస్థ అనేది చెడిపోయే అవకాశం ఉంటుందా?
హ్మ్, హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.